ఎప్పుడైనా మీకు మనసికి నచ్చింది చేయబుద్దయితే, అంటే అదీ మీ మీరు చేయగలుగుతారో చేయలేరో అని పక్కన బెడితే, ఆ గట్ ఫీలింగొస్తుంది గదా అండీ! నేను ఇది చెయ్యాలి అన్నట్టు. ఆ! అట్లాంటప్పుడు మీరేం జేస్తారు? ఎలా స్పందిస్తారు?
హ్మ్. హ్మ్. అవునండి. ఇది గట్ ఫీలింగనేది ఇదయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి వాళ్ళికైనా వయోభేదం అనేది లేదు దీనికి. హ్మ్. ఆ చంటిపిల్ల అంటే చిన్న పిల్లల దెగ్గర నించి వృద్ధులు వరకు అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఫీలింగొ ఏదో ఒక సంవస సందర్భంలో ఒస్తుంది. ఎక్కడో ఒ దెగ్గరా విసిగిపోయో, లాకపోతే హ్మ్. ఆహ్, ఏదో రకంగాైను కొంతమందైతే ఎప్పటికి ఇలాంటి గట్ ఫీలింగ్‌తో ఉంటారు. ఆహ్, కొంతమందికైతే ఇది ఈ ఆహ్, ఎలా ఒస్తుందంటే విసిగిపోతారనమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలతో కానివ్వండి, పరిస్థితులతో కానివ్వండి. ఆ వాతావరణ
హ్మ్. అవును. అదే. అదే. విసిగిపోయి ఇంక నాకు జాలు నాతో‌నయితల్లేదన్నట్టూ వాళ్ళ మనసుకి నచ్చింది, ఆ గట్ ఫీలింగ్‌ని ఫాలో అయిపోతారింకా.
ఆ! ఆ! ఆ! అప్పుడు ఇంకొస్తది వాళ్ళ మనసులో. ఆయ్ ఎ నేనె ఎదురు తిరగాలి. <smacks lips> హ్మ్. ఆ అంతే గదా! ఈ పరిస్థితి ఏంటి? వీళ్ళు నన్ననగదొక్కేస్తున్నారు? ఎప్పటికీ ఎంత జేసినా? ఆ తొక్కిపడేస్తున్నారనేసి. ఇప్పుడు సింపుల్‌గా ఒక మాట చెప్తాం చూడండి. పిల్లిని కూడా ఒక రూమ్‌లో పెట్టి బంధించి చేస్తే అది మీద తిరగబడుతుందిట. ఆ!
హ్మ్. <giggles> హ్మ్. ఆ! ఆ! అవునవునవును. నిజమే.
ఈ ఈ గట్ ఫీలింగ్ అనేది అటువంటిదేనండి. ఎంతో ఓపిగ్గా ఉంటాం. మనకెందుకు పోన్‌లే అనవసరం గొడవా. <smacks lips> తలనొప్పి ఎందుకు వా అవతలవాళ్ళు. ఆడ సరే నువ్వే గొప్పవాడివి నాకేం తెలీదులే. నేను మామూలు మనిషిని అనేటువంటి దీంతో ఉంటాను. ఉన్నప్పుడుకి రెచ్చగొడతా ఉంటారు. ఈ ఊరికే రెచ్చగొడతారు. "ఆహా ఏం వయ్యా నువ్వు ఎందుకు పనికి‌రావు. ఆహ్, దండగా." ఇది అది అంటూ ఉంటారు. అలా. హ్మ్. ఒక ద కొంతవరకు వింటాం. ఒక దశకొచ్చేటప్పడికి ఏంట్రా నేను పనికి రానంటున్నావ్ దా నీ సంగతి చూస్తాను అని జెప్పి. ఈ రకంలా భాషాతో వెళ్ళిపోతాం అన్నమాట. సో
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. <laughs> హ్మ్. <chuckles> ఆ!
అప్పుడేంట్ ఆ!
అదే. అంటే, అట్లాంటప్పుడండి ఆ ఫీలింగొచ్చినప్పుడేంటంటే కొంతమంది గుండె వేగంగా కొట్టుకోడం గానీ, లేకపోతే ఊపిరి కొంచెం గట్టిగా పీల్సుకోడం లాంటివి జరుగుతాయి గదా! మీకట్లాంటివి జరుగుతదా అట్లా? ఆ యాంగ్జైటీ అన్నట్టు ఫీలింగొచ్చేస్తది.
ఆ! అవునండి. ఆ! అంటే ఎప్పు ఆ! అదీ యాంగ్జైటీ.
మన‌మా గట్ ఫీలింగ్‌ని ఫాలో అయిపోతున్నాం.
ఆ! యాంగ్జైటీ ఫీలింగ్‌లాగె ఉంటుంది గానీ, యాంగ్జైటీ కాదండి. చాలా ధైర్యం ఒస్తుందన్నమాట. ఆ!
అవునవును. అదే ధైర్యమొచ్చినప్పుడు గూడా అలానే గదా! అంటే. ఊపిరి గట్టిగా బీలుసుకోవడం లేకపోతే గుండే మన గుండె చప్పుడు మనకే ఏర్ప ఆహ్, ఇనిపించేలా కొట్టుకుంటది.
ఆ! ధైర్యం. హ్మ్. హ్మ్. ఆ! వేగ మా మేబి అంత వేగంగా కొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే హ్మ్. ఆహ్, ఆ టైంలో ఏంటంటే జనాల మీదకి రా నువ్వేం జేస్తావో జె‌య్, నేను గూడా ఏం జే‌స్తానో నేను జూబిస్తాను నా సంగతేంటో నీ సంగతేంటో. అనీ అలా అనుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే మామూలుగా అయితే అలా ఏమి ఉండదు. పోన్‌లే వయ్యా నాకు తెలీదనుకో. నా చాత కాదు సరే నేను నేను నీ అంత నీ అంత గొప్ప
హ్మ్. <chuckles> ఆ! అదే అదే. అంటే లాజికల్‌గా ఆలోచించేసి ఇంకా వీళ్ళతో ఎందుకు బెట్టుకోడం అని జెప్పి మూవ్ ఆన్ అయిపోతుంటం.
ఆ! ఆ! అంతే ఎళ్ళిపోతుంటావు. కానీ, ఇక్కడేమ‌వ్ ఎమవ్వు‌ద్ది, ఒకసారి రెచ్చగొడితే ఇలాంటి ఫీలింగొచ్చినప్పుడు మాత్రం తిరగబడ్డం జరుగుతుంది. ముఖ్యంగా, ఇలాంటిది రెచ్చగొడితే మాత్రం ధైర్యం ఒచ్చింది అంటే తిరగబడి, విప్లవం అక్కడే వచ్చిందండి. ఎప్పుడైనా? ఏ ఏ విప్లవం లేచిందన్నా కూడా ఒక హ్మ్. కొంతమందిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని, వాళ్ళని హింసించి నానా బాధలు పెట్టి, ఆ! వాళ్ళకి సరైనటువంటి ఆహ్, తిండిపెట్టక, లాకపోతే మౌలిక వసతులు ఏవన్నాను కల్పించకుండా ఉన్నప్పుడు, ఆ అప్పుడు విప్లవం బయలుదేరిందనమాట. నేనెందుకు నీకు ఊడిగం చేయ్యాలి? నేనెందుకు ఆహ్, నీకు సేవలు చేయ్యాలి? నువ్వెందుకు నువ్వేమో ఆహ్, నాకన్నా ఏ రకంగా గొప్ప అనేటువంటి ఫీలింగ్ తోనె విప్లవం. ఈ ఒక రకంగా గట్ ఫీలింగంటే ఒక రకంగా విప్లవం లాంటిదనుకోండి. విప్లవం నుంచి పుట్టినటువంటిది. ఈ వి ఈ హ్మ్. అదే గట్ ఫీలింగ్ నించి పుట్టినటువంటిది విప్లవం అని మనం అనుకోవచ్చు. <smacks lips> న నలు నలుగురికి ధైర్యమొచ్చిందనుకోండి. ఆద్ ఆ ధైర్యమే ఒక హ్మ్. విప్
అవునవునండి. హ్మ్. హ్మ్. అవునవును. ఆ! అవును. అవునండి. నిజమే. హ్మ్. అదే వాళ్ళింకా వాళ్ళ వాళ్ళకి మనసుకేది తోచితే అది జేస్తారు. ధైర్యంగా ముందట ఇంక. పోరాడ్డానికి ఆ! ప్రయత్నిస్తారు.
అంటె. ముందుకెళ్తే. ఇప్పుడు మన స అంతే మన స్వాతంత్ర పోరాటముందనుకోండి.
ఆ!
స్వాతంత్ర పోరాటం. అది ఎంతో ఎన్నో కాలం నుంచి ఎక్కడో ఏదో దేశం నుంచొచ్చి నువ్వు నా మీద పెత్తనం చలాయించడమేంటి? అనేటువంటి అభిప్రాయం ఎక్కడో ఒక దగ్గర ఒకాయనకి కలిగింది ఒక మహానుభవుడికి. ఒక స్వాతంత్ర సమర యోధుడికి కలిగింది. ఆయన అక్కడి నుంచి ఆహ్, అందరిని చేరదీసి కూడగట్టి తర్వాత అందరూ కలిసారు గానీ మొదటి మాత్రం ఒక వ్యక్తితోనే స్టార్టయిందిది.
హ్మ్. ఆ! హ్మ్. అవునవును. అవునండి. నిజమే మీరు జెప్పింది. అలా ఈ గట్ ఫీలింగ్ ఏంటంటే అండి మనం జీవితాల్లో తీసుకున్ జీవితంలో తీసుకునే చాలా నిర్ణయాల గూడా అంటే, ప్రభావితం జూప్ చూపిస్తుంది. ఉదాహరణకండి ఇప్పుడు మీరు ఆహ్, చదువుకునే సమయంలో, అంటే డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలో అని చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళ, వాళ్ళ అభిప్రాయాలు. కానీ ఏంటంటే, మనకు నచ్చిన కోర్సే మన గట్ ఫీలింగ్‌తో దీసుకోవడం జరుగుతుంది. ఇట్లా మీరు చదువుకునే సమయంలో గానీ లేకపోతే ఉద్యోగం జేసే సమయంలో గానీ మీ గట్ ఫీలింగ్‌ని ఫాలో అయిపోయారా?
ఏస్ ఆ! ఆ! అవునండి. ఆ! అవునవును. హ్మ్. అవును. ఆ! ఉద్యోగంలో అయిందండి. చదువుకునే సమయంలో ఏం లేదు. మామూలుగా హ్మ్. మనం వెళ్ళిపోయి చదువుకుంటూ వచ్చాం గాని ఉద్యోగంలో మాత్రం ఆహ్, చాలా ఇదుండేది. ఎందుకంటే, ఆహ్, మొదటి నుంచి ఎందుకోగాని నేను జాయిన్ అయిన చోట నన్ను నిరుత్సాహపరిచేవాళ్ళనమాట. వాళ్ళు ఎందుకలా చేశారో నాకు తెలీదు. ఆహ్, ఒకటే పని. ఆహ్, దేనికి దానికి ప్రతిదానికి అయిందానికి కాందికి కాని దానికి డెస్కరేజ్ చేస్తూ ఉండడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. సొ, ఆంనా
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అయ్యో! అంటే, బహుశా మీరు కొత్తగా జాయిన్ అయ్యారని అలా ఏశారేమో.
ఆ! కొత్తగా జాయినయ్యాను. ఇక తర్వాత ప్రాంతం వేరు. ఆహ్, ఇదొక కారణం ఉండొచ్చు. ఏదో వాళ్ళ మనసులో అభిప్రాయం ఏముందో నాకు తెలీదు పూర్తిగాను. ఇలా హ్మ్. ఆహ్, నిరుత్సాహపరిచినప్పుడేమో నేను చూస్తుండేవాడిని. చూసి, చూసి ఆహ్, నెమ్మదిగా ఏం చేశానంటే, నేను నా జాబ్‌కి సంబంధించినటువంటి కొన్ని రకాలైన ట్రైనింగులవ్వటం. తర్వాత నా సొంత డబ్బులతో నేను నేర్చుకోవటం అలాంటియి కొన్ని విద్యలు. ఆహ్, నాకేదైతే అవసరం అవుతుందో అది హ్మ్. ఆహ్, ఏంటంటే ఆ! కంప్యూటర్ పరంగా కానివ్వండి మరి మిగతా కోర్సులు ఎలా అయినా చేసుకుంటూ ఉండేవాడిని. ప్రత్యేకంగాను. ఆహ్, చేసి నా క్వాలిఫికేషన్‌ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆహ్, ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకున్నానో నాకు కొన్నవకాశాలు దొరికాయనమాట. వాళ్ళకన్నా నేను కొద్దిగా పైకి రావడానికి అవకాశం ఎక్కడ దొరికిందంటే ఇదే. హ్మ్. ఇలాంటి కోర్సే ఇంప్రూవ్ జేసుకున్న తర్వాత. ఇక ఆ తర్వాతైతే నేనింక వెనక్కి తిరిగి చూసుకోలేదనే అనుకోవాలండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవునా? అయితే అండి. అంటే మనకి ఆహ్, ఎంత గట్ ఫీలింగొచ్చినా గూడా అప్పుడప్పుడేంటంటే మన మెదడనేది ఇప్పుడు మనసు, మనుసుకి ఏటి జేయాలనిపించినా గూడా మెదడు అప్పుడప్పుడు అడ్డమొచ్చేస్తది. ఇప్పుడు మనం గట్ ఫీలింగ్‌ని ఫాలో అయేదామనుకుంటే మన లాజికనేది మనకడ్డమొచ్చేస్తుంటాయి. అట్లాంటప్పుడు దేన్ని ఫాలో అవుతారు మీరు? అంటే, మీ గట్ ఫీలింగ్‌ని ఫాలో అయిపోతారా గుడ్డిగా? లేకపోతే మీరు దాని గురించి ఆలోజించి లాజికల్ ఫీలింగ్‌ని ఫాలో అయితారా?
ఆ! ఇగా ఆ! ఆ! హ్మ్. హ్మ్. అవునవునండి. హ్మ్. లాజికలే గొప్పదండి. అదీ అన్నీ అన్ని రకాలుగా గొప్పది. గట్ అని గట్ ఫీలింగనేటువంటిదేంటంటే, అదీ ధైర్యం ఉండాలి కానీ, లాజికలనేటువంటిది ఇందులో కొంచెం గొప్పది. ఆ రెండిటికో దాంట్లో
హ్మ్. <chuckles> ఆ! హ్మ్. అదే. అంటే, ఆ ధైర్యాన్ని గూడా ఎప్పుడు జూయించాలో తెలుసుండాలి.
ఆ! అంటే, హ్మ్. ఆయనేదో సినిమాలో జెప్తాడు గదా! ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు. <chuckles> అలానే ఆ! తగ్గాలనమాట. కొంచెం తగ్గాల్సొచ్చినప్పుడు తగ్గుతానే ఉండాలి. ఎందుకంటే, అన్నిట్లోనూ ఆ! మనమే గొప్పోళ్లమని అనుకోకూడదు గానీ, హ్మ్. అలాగే అన్నిట్లోనూ తగ్గిపోయి కూడా ఉండకూడదు. ఈ ఎక్క ఎక్కడెలా ఉండాలో అలా లాజికల్‌గా మనం బిహేవ్ చేస్తూ ఉండవల్సిందే ఎట్టి పరిస్థితిలోనూ తప్పనిసరిగాను. ఆ!
యాడ తగ్గాలో గా అవునవునండి. <chuckles> నిజం. హ్మ్. హ్మ్. అదే అది. హుహు. అలా అసలు మంచి ఫలితాల కోసం ఎప్పుడు గట్‌ని విశ్వసించాలంటారు మళ్ళీ?
హ్మ్. మంచి ఫలితాలంటే మీకు ఇప్పుడు మనం కష్టపడితే ఆటోమేటిక్‌గా మంచి ఫలితాలొచ్చేస్తాయండి. అవును. హ్మ్. దానికి మనకి ఈ 'కష్టే ఫలి' అన్నారు కదా! కష్టప కష్టపడితే మంచి ఫలితాలు ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఈ పీలికలు, ఈ భేదభావాలు ఇవే ఆహ్, గ్నా క తర్వాత ఈ కోపతాపాలు ఇవన్నీటి వ క్షణీికం ఇవి. కాకపోతే హ హ్మ్. చివరికి ఎటు చూసి మనం సక్సెస్ అవ్వటం. మన తర్వాత మనం మంచి ఫలితాలు సాధించడం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. ఓయి ఈ ఓహ్! 5 నిమిషాలు
హ్మ్. అవును. హ్మ్. అవునవును. ఆ! అయితే అండి మీ ఉద్యోగంలో ఇలా అయిందన్నారు కదా! ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ కూడా ఇలా పై అధికారులు ఆహ్, మీ నిర్ణయంని డౌట్ మీ, మీ నిర్ణయం నిర్ణయంపై డౌట్స్ పడితే మీరు మీ గట్ ఫీలింగ్‌తోనే నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఇలా చెప్పడం ఎప్పుడైనా జరిగిందా? అంటే, మీ నిర్ణయాన్ మీ నిర్ణయం పైనే మీరు స్ట్రాంగ్‌గా అలా నిలబడ్డారా ఎప్పుడైనా మళ్ళీ?
హ్మ్. హ్మ్. లేదండి. అంటే నేను హ్మ్. నేను నా పని చేసే విధానం ఏటంటే, వాళ్ళకి ఎలా కావాలో ముందు తెలుసుకుంటా. నాకిలా కావాలి అన్నప్పుడు వాళ్ళకి అహా! ఇలా కావాలా అయితే సార్ దీంట్లో ఈ ఇబ్బందుంది మనకి అని నేను చెప్తాను. నాకు చాలా అనుభవం ఉంది కదా! హ్మ్. ఏ 25, 26 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను వాళ్ళకి. ఈద్ సరే ఇలా చేస్తే మనకి ఇబ్బందుందిండి, అంటే లేదండి ఇలాగే చేసేయండి మనకిలాగే కావాలి అనంటే, చేసెళ్ళిపోతానంతే ఇక నా, నా ఫీలింగు అక్కడ నాకు సంబంధం లేదు. మనము ఓక
హ్మ్. ఓకే. హ్మ్. <chuckles> ఓకే. అంటే మళ్ళీ ఉద్యోగం పైన ఏమైనా ప్రభావితం చూపిస్తుందని చెప్పి ఆ! ఓకే ఓకే.
ఆ! అహా! అలాంటి భయమేం లేదండి. ఉద్యోగం పైన ప్రభావం చూపించడం కాదు. అంటే, మనం వాళ్ళకి మంచి చెప్పాలి. వాళ్ళకి తెలీదు కాబట్టి
ఆ! అదే మనం మంచి చెప్పాక కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి గావాలనట్టే అంటే, వాళ్ళకి గావాల్సిన విధంగా చేసేస్తాఅనమాట.
ఆ! ఆ! ఆ! కావాలి ఇదంటే. ఆ! నీకెలా కావాలో అలాగే నేను చేసిచ్చేస్తానండి. ఇక్కడేంటంటే, నాకు ఇలా నువ్వు చేయమన్నావు, నేను చెయ్యనుని నాకు కోపం రావటం. లేకపోతే నేను దానికి వేరేగా హ్మ్. దాన్ని అర్థం చేసుకోవడం, అలాంటి సమస్యే లేదు నాకు. నేను అంటే నేనలా చేయలేదెప్పుడు, నాకు పని నేర్పినాయన ఈ విధంగా నేర్పాడనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు. ఇప్పుడు, ఆహ్, కృష్ణగారున్నారనుకోండి. ఆయనకి డేరింగ్, డాషింగ్ హీరో అంటారు. హ్మ్. ఆయన అన్ని డేరింగా, డాషింగా చేసేవారటా. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు గారుంటే 'విశ్వవి ఖ్యాత నటసార్వ భౌముడు' అని ఆయనకి పేరుంది. ఆయన నటసార్వ ఆయన యాక్టరే, ఈయన యాక్టరే ఇద్దరు చేసేది పనే. అదే పని ఎవరి విధానం వాళ్ళది కదా! అలాగా ఆ నాకు నేను పని నేర్చుకున్న విధానం నేను పని చేసే విధానం ఇలా ఉంటది. ఏహ్! ఇకా హ్మ్ వర్కులో మాత్రం అలాంటిది రాదు. కాకపోతే, ఆ అవమానించినప్పుడు గాని, తక్కువగా చూసినప్పుడు, నిరుత్సాహపరిచినప్పుడు మాత్రం నేను ఇది సాధించాలి నీకన్నా నేను పైనుండాలి అని ఉంటుందంతే. ఇక్కడ ఏడా మన్నెవరైనా ఆహ్, ఇన్సల్ట్ చేశారో, లేకపోతే డిస్కరేజ్ చేశారో, లేకపోతే ఇంకోటేదో
హ్మ్ హ్మ్. అవును. ఆహా! హ్మ్. <chuckles> అవునవును. హ్మ్. అవునండి. ఓకే ఓకే. హా! అదే అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీరది చేసి చూపిస్తారింక, వాళ్ళు ఇన్సల్ట్ చేసినందుకైనా.
ఆ! అంటే ఆహ్, ఆహ్, అంటే, వాళ్ళకన్నా పైనుండాలి అనేటువంటి ఫీలింగు. వాళ్ళకన్నా కిందుండకూడదు. కానీ పని విధానంలో ఏం తేడా ఉండదు అంతేనండి.
ఆ! ఓకే ఓకే. ఆ! హ్మ్. అది చాలా బా చెప్పారండి. అసలు మీకు గట్ ఫీలింగొచ్చినప్పుడు మీరు ఎట్లా స్పందిస్తారో! ఇంకా గట్ ఫీలింగ్ గొప్పదా? లేదా? లా ఆహ్, లాజికల్‌గా ఆలోచించడం గొప్పదా? అంటే మీరు లాజికల్‌గా ఆలోచించడమే గొప్పదన్నారు కదా! అది నాకు చాలా బా నచ్చింది. ధన్యవాదాలండి.
ఆ! ధన్యవాదాలండి.